అవునండి. కానీ, కొంతమందండి మీరంటే జ్ఞాపకం ఒచ్చింది. డాల్డా కూడా వేసి చేస్తూ ఉంటారట కదండీ స్వీట్సవి. మీకేవన్నా ఐడియా ఉందా?
ఆ! హ్మ్, బయట కొనే షాప్స్‌లో డాల్డా వేస్తారండి కంపసరిగా. డాల్డా వేస్తారు గానీ ఇప్పుడూ ఆహ్, ఇదవరికి మా చిన్నతనంలో మీకు ఐడియా ఉందో లేదో <sniffs> ఆహ్, బిర్యానీ అంటే, సంక్రాంతికే చేసేవాళ్ళు మన ఇళ్లల్లో.
ఓహో! ఓహో!
మన చిన్నప్పుడు. అంటే, సంక్రాంతి, ఏదో ఫెస్టివల్స్‌కంతే. ఇయర్‌కి ఒకటి సారి, 2 సార్లంతే. ఇప్పుడూ వీక్లీ వన్స్. <chuckles>
అయ్యబాబోయ్! ఇప్పుడింకసలు అవునండి. పిల్లలు స్కూల్‌కు కూడా పట్టుకెళ్తున్నారవి.
ఆ! అదే చెయ్యాలంటారు. వా సండే ఒస్తే "మమ్మీ బిర్యానీ." రేపు బిర్యానీ అని సాటర్డేనే చెప్తారు ఒక్కొక్కళ్లైతే. ఒక్కోసారి మా ఇంట్లో మా బాబు గోడంతే.
చెప్పేస్తారండి. అవునండి బాబు. ప్రతి ఇళ్ళలోనీ ఇదే ఏమో, ఉందేమో అసలా.
ఆ! మా బాబు గోడంతే. ఆహ్, "మమ్మీ రేపు, రేపు చికెన్ దము బిర్యానీ చెయి, లేతే ఆహ్, మటన్ పులావ్" చెయని ముందే చెప్పేస్తారు. కానీ, మా చిన్నతనంలో అయితే, ఈ సంక్రాంతి ఫెస్టివలంటే, బిర్యానీ ఒకరోజు, ఒకరోజు స్వీట్సు, ఒకరోజు హాట్, అలా వెరైటీలు చేస్తా 3 రోజులు చక్కగా హ్యాపీగా యెళ్ళిపోయింది.
అరిసెలు, పులిహోర, చక్కెర పొంగలి ఇవన్నీ చేసుకునేవారేమో.
అవునవును. కానీ, ఇప్పుడది వీక్లీ వన్సయిపోయింది. అప్పుడు మా చిన్నతనంలో
కానీ అండీ, ఆహ్, మరి ఆ రుచులన్నీ తింటున్నారా అండి పిల్లలు? అంటే, మీ పిల్లలనే కాదు, ఈ తరం పిల్లలు అనేది కొంచుం ఆ రుచులుకి దూరవైపోతున్నారా అని సందేహం కూడా ఒస్తూ ఉంటుంది.
హ్మ్. వస్తుందండి. ఉందండి. ఉంది. అంటే, కొంతమందేంటంటే, కొంచం ఇప్పుడు కొంతమందీ ఆ ట్రెడిషనల్ పోకోడదు. నేనీ తినా మే మా ఏ ఆ అనుభూతులూ గు గుర్తున్న వాళ్ళైతే పిల్లలకలా చెప్తూ, కొంచం ఎంకరేజ్ చేస్తూ పెడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారులెండి మొ
నిజమండి. మ నిజమే గదండీ. మనం ఏది నేర్పితే కదండీ అదే నేర్చుకుంటారు పిల్లలు.
అవునవును. కానీ, కొంతమంది పిల్లలు ఉంటారండి మొండిగా ఆహ్, వాళ్ళకేది కావాలో ఏది చెయ్యాలో అదే చేస్తారు గానీ, వీళ్ళెంత చక్కగా చెప్పి వివరించి చెప్పినా, ఒక కొంతమంది పిల్లలు వినరు, కొంతవటుకు మా పిల్లలూ వింటారనే నేను చెప్తాను. కొంత. మొత్తం కంప్లీట్‌గా కాదులే గానీండి. ఇప్పుడు మరి జనరేషన్ మారింది. అలవాట్లు, పద్ధతులన్నీ మారిపోతన్నాయి. కొంత మన సాంప్రదాయాలు పాటిస్తారు, కొంత వాళ్ళు ట్రెండీగానే ఉంటారు.
అవునండి. మీరన్నది బానే ఉంది. కొంతవరకు పాటించినా పర్లేదండి. మొత్తంగా మానేసే కంటే, కొంతవరకు అవీ తింటూ ఇవీ తింటూ ఉన్నా పర్లేదండి, సంతోషంగా చేసి పెడతాం గదండీ ఇంట్లో. మొత్తంగా మానేసి కొంతమందండి అసలా ఆహ్, ఎందుకండి, మా పిల్లల‌నే తీసుకున్నా, మా స్నేహితుల పిల్లల‌ని తీసుకున్నా, ఎవరి పిల్లల‌ని తీసుకున్నా, ఆవపెట్టె కూరలు, ఇలాంటివన్నీ కూడా తినే రోజులు లేవండి నిజంగా. కనీసం పిండి వంటలైనా తింటున్నారు రా అని సంతోషించడవంతే.
అవును. అవును. అవునండి. అవును. హ్మ్. హ్మ్. అంతే. అంతేనండి. అంతే.

ఆ! నానబెట్టుకున్న తర్వాత మరన్ని నీళ్ళు ఎక్కువే పొయ్యాలి. మనకి దానికి కొలతేముండదు, మెత్తగా ఉడికేదాకా కొంచెం. ఆ! మెత్తగా ఉడికిన తర్వాత, కొంచెం మందపాటి పాత్ర, కొంచెం పెద్ద పాత్ర తీసుకోవాలది తీసుకునేటప్పుడు కూడా.
ఆ! మెత్తగా ఉడికేలాగా బావుంది. అంటే, ఇత్తడి గిన్నెల్లాంటివంటే బెటరేమో!
అవునవును. ఇప్పుడూ చక్కగా, గది అందరూ మళ్ళా వెనకటి పద్ధతుల్లోకొచ్చేశారు కదా! ఆహ్, ఇత్తడిగిన్నె‌లో చేసుకోవచ్చు. చాలా మంచిది కూడా, ఆరోగ్యానికి కూడా. మనం అదీ మెత్తగా ఉడికేదాకా ఉడికిన తర్వాత ఆహ్
అవునవునండి. అంటే మీరు మూకుడ్లో గూడా చేస్తు ఉంటారండి? కుక్కరులో, మూకుడ్లో కూడా?
కుక్కర్‌లో హ్మ్, నాకిష్టముండదండి. దానిలో అహ, ప్రోటీన్ చచ్చిపోతాయి. ఆ హై వోయి అదే టెంపరేచర్‌కనీ నేను నా ఫీలింగండి. కానీ, ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా! డాక్టర్స్ సోషల్ మీడియాలో యాహ్
ఆ! అవి కూడా అల్యూమినియం అవన్నీ వండకూడదంటున్నారు. హాయిగా ఇత్తడి గిన్నెల్లోకొచ్చేస్తున్నారు మీరన్నట్టు చాలా మంది. నేను చూస్తుంటాను ఇత్తడి గిన్నెలే.
అవునవును. అవునవును. నేనైతే కంప్లీటుగా అల్యూమినియం కంప్లీట్ చేశానండి. యాహ్, తీసేసాను. కంప్లీట్‌గా తీసేసాను. <giggles> ఆ! స్టీలియి
హ్మ్. మంచి పనండి బాబు. ఆరోగ్యమే ప్రధానం కదండీ! ఏం సంపాయించుకున్నా? ఏం చేస్తున్నా? ఆరోగ్యం ఉంటేనే ఏదైనా అనుభవించగలం. నిజంగా ఆహ్, ఇప్పుడు ఆహ్, ఇత్తడి గిన్నలో ఇవన్నీ ఉడకబెట్టుకున్న ఇది వేసేస్తారండి? ముందర నెయ్యేసి, జీడిపప్పులు అవి వేయించుకుని.
అంతేగా! మనం ఏం చేసినా, ముందారోగ్యం ఉంటేనే గదండీ చేయగలం. అవునవును. ఆ! అది మెత్తగా పప్పు, రైసు కలిపి మెత్తగా ఉడుకుతది గదండీ! ఎక్కువ నీళ్ళు పోస్తాం, కొంచెం మెత్తగా అయినప్పుడు, ఆహ్, ఇప్పుడు మెత్తగయిందని మనయా పట్టుకొని లేతే స్మూత్‌నెస్ తెలిసిద్ది గదా! అప్పుడూ దాన్నీ దాన్లో బెల్లమెయ్యాలండి. డైరెక్ట్‌గా బెల్లమెయ్యాలి. కొంచెం చితక్కొట్టి, ఆహ్, పొడుములా చేసి బెల్లమెయ్యాలి. హ్మ్. బెల్లమేసిన తర్వాత
అవునవును. ఆహా! పొడుం పొడుం లాగా. ఆ! అందులో కూడా వెల్లంలో రకాలుంటాయి గదండీ, బూరుగుపూడి బెల్లమంటారు, ఉండ బెల్లమంటారు, పొడి బెల్లం, ఇప్పుడు పొడిగా కూడా అమ్ముతున్నారు. ఆ! ఉండ బెల్లమే.
ఆ! పొడి బెల్లం బాగుండదండి వంటలకి, ఎప్పుడూ బాగుండదు. కొంచెం గట్టి బెల్లమయితేనే బావుంటది. ఆహ్, దెప్ హ్మ్, అరిసెల బెల్లమంటారు కొంచెం, అది కలర్ కూడా థిక్కుగా ఉంటది.
బావుంటుంది. అది అవునవును.